అంటే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఒక ట్రెండ్‌గా మారిపోయింది. అంటే ఎలా అంటే ప్రతి ఒక్కలు ఆహ్, వాళ్ళ పేరెంట్స్ అయినా ఎవరైనా. కాలేజ్‌కైనా స్కూల్‌కైనా పంపిస్తే, ఆ కాలేజీలో స్కూల్‌లో చెప్పేదేముంది. అదేదో నేను ఇక్కడే చదువుకుంటాను అన్న సందర్భాలు గూడా కొన్ని కొన్ని ఇప్పుడు మనకు వినిపిస్తున్నాయి. అలానే కొన్ని ఇప్పుడు ఎలా అంటే స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా. ఆహ్, ఏమైనా అంటే ఏమైనా అంటే మనకి ఏమైనా హాలిడేస్ వచ్చినప్పుడు గూడా వాళ్ళకి కొంచెం గూడా రెస్ట్ అంటే కొంచెం గ్యాప్ ఇవ్వకుండా ఆన్లైన్ క్లాస్‌లు పెట్టడం. ఆహ్, నెక్స్టూ వా అవి ఇవి చేస్తా ఉంటారు. అలా ఆన్లైన్ ఎడ్యుకేషన్ రాబోయే కాలం పిల్లలకు ఎలా అంటే ఎలా మార్చేస్తుందంటారు మీరు?
<smacks lips> ఉన్నదండి. అంటే ఆహ్, ఆహ్, సాధారణంగా చెప్పాలంటే ఆన్లైన్ దూరవిద్య అనేది. మనకి ఇప్పటినుంచి కాదండి ఎప్పుడో ఉంది. అంటే ఇ ఆహ్, మనం అంటే ఎగ్జాక్ట్‌గా ఆన్లైన్‌లో ప్రత్యక్షంగా ఉంటుంది. కాకపోతే దూరవిద్య ఆహ్, మనకి ఇంతకు ముందు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండేది. సో, ఇప్పుడు వస్తున్న ఆధునికతలో లేకపోతే ఆహ్, ఆహ్, ఆహ్, ఆహ్, ఆహ్, మన ఏమంటారు ఆహ్, ఈ జనరేషను నడుస్తున్న విధానంలో చూసుకుంటే. సో, ఇది వచ్చిన తర్వాతకి అది ఆన్లైన్‌గా మారిపోయింది. సో, అది మనము ఆహ్, అంటే రాను రాను ఐ మీన్ అడాప్ట్ చేసుకుంటున్నాం. సో, మనము ఆహ్, పిల్లల్ని చదివించడంలో గాని లేకపోతే ఆహ్, మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడంలో గాని. ఇప్పుడు స్కూల్‌లో ఆహ్, నేర్పిస్తారండి. ప్రతీదీ నేర్పిస్తారు. కానీ ఒక సులభంగా నేర్చుకోవడం ఎలా అంటే ఒక ఆన్లైన్‌లోనే సాధ్యమే. ఎందుకు అంటే అది క్రాష్ కోర్స్‌లాగా. సో, మనకి ఒక అకాడెమిక్‌లో ఇయర్ మొత్తం చదువుకున్న దాన్ని, ఓ సింప్లిఫై చేస్తూ కొన్నీ ఆహ్, యూని ఆహ్, అకాడెమిక్స్ వ అకాడమీ వాళ్ళు. లేవంటే ఆహ్, మనకి ఎగ్జామ్స్‌కి ఏదైతే అవసరమో, దాన్ని మనము ప్రిపేర్ అవ్వడానికి. లేదంటే పిల్లలకి ఇది చేయడానికి అంటే, ఇది ఆహ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈస్ గుడ్ అండి. కాకపోతే ఏందంటే అండి. ఆహ్, ఒక వ్యవస్థ వచ్చినప్పుడు. ప్రతి ఆహ్, సిట్యుయేషన్‌లో మైనస్ అనేది, ప్లస్ అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆన్లైన్‌లో చదువుకోవడం వల్ల. ఇన్‌స్టి‌ట్యూట్స్ అనేటివి చాలా తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే, వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్‌మెంట్ జేశి, ప్రిపరేషన్ జేశి. టీచర్స్‌ని క్వ హైర్ చేసుకొనేసి. ఆ! ఒక ట్రైనింగ్, ఒక వ్యవస్థ, ఒక ఫర్నిచర్ ఇదంతా చేస్తూ ఉంటారు. వాళ్ళకి నష్టం కలుగుతది. ఎందుకంటే ఒక 100 మంది స్టూడెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే, ఒక 50 మంది వస్తే చాలా కష్టం కదండీ. ఇబ్బంది ఆన్లైన్ అట్లా గాదు. సో, ఆన్లైన్‌లో మనకి ఇంత ఖర్చు ఏం ఉండదు. ఓన్లీ సాఫ్ట్‌వే‌ర్‌ని మనం పర్చేజ్ చేస్తే సరిపోతది. సో, కాకపోతే ఏందంటే
హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. అవునవును. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అవును. ఓకే. హ్మ్. హుహు. ఓకే. హుహు. హ్మ్. అవును. హ్మ్. అవునవును. హుహు. ఓకే. హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. హుహు. అంటే సహజంగా ఇప్పుడు మీరన్నట్టు ఆన్లైన్‌కి సాఫ్ట్‌వేర్ పరిచయం చేస్తే సరిపోతుంది అని అన్నారు. అలానే నార్మల్‌గా పల్లెల్లో ఉంటారు గదా! వాళ్ళకి ఎక్కువగా అంటే సాఫ్ట్‌వేర్ మీద అవగాహన లేకపోవడము. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఆన్లైన్‌లో ఆహ్, ఆన్లైన్ క్లాసులు వినడానికి సరైన అంటే సదుపాయాలు లేకపోవడం. ఇలాంటివి జరుగుతా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు అంటే నెక్స్ట్ వాళ్ళు ఏం చేయడానికి ఇ ఆహ్, మంచిగుంటుందంటారు?
ఒకటండి అంటే ఆహ్, మనము అంటే మనం ఆహ్, దేశాన్ని చూసుకుంటు ఉండండి. ఒక పర్ ప్రీవియస్ ఒకా 50 ఇయర్స్ బ్యాకు. స్ట్రెయిట్ అవే యేళ్తే, మన దేశంలో ఆహ్, <clears throat> అంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏం లేవండి. కానీ మనకి సైంటిస్టులు, హుహు. డాక్టర్లు, ఇంజనీర్లు కొదువే లేదండి. <chuckles> సో, ఇ ఎక్కడి నుంచి వచ్చినమని కాదు. ఎట్లా బ్యాకప్ అయినం అన్నదే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడూ
హ్మ్. హ్మ్. అవును. అవును. హుహు. ఇది మాత్రం వాస్తవం అండి. అంటే ప్రతి ఒక్కళ్లకి అంటే, మనం ఒక వేలోనే వెళ్ళాలి అన్నట్టు ఏం ఉండదు. సో, వాళ్ళకి నచ్చిన వి విధంగా వెళ్ళొచ్చు. ఇది మాత్రం వాస్తవం అండి.
లేవు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లోడు 10థ్ క్లాస్ అబ్బాయికి. ఆహ్, 100కి 100 శాతం వస్తది. ప్రైవేట్ స్కూల్‌లో రూ. 1,00,000 2,00,000 చదివిన వాడు కూడా 100కు వందే వస్తది. ఇప్పుడు వ తనకూ, ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్‌లో చదివిన వాడికి తేడా ఏంటంటరు?
హ్మ్. హ్మ్. అవును. అంటే నార్మల్‌గా వాళ్ళకి సబ్జెక్ట్స్ అన్ని సేమ్ ఉంటాయి. కానీ ఇక్కడ తేడా మీరన్నట్టు నన్ను అడిగితే తేడా ఏంటంటే, ఎక్కువ ఇలాంటి ఆహ్, వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్ వాళ్ళు పెట్టే ఫోకస్ అలా అలాంటిది.
ఎండ్ ఆఫ్ ద డే మార్కుల కోసమే కదండీ చేసేది. ఏది చేసినా ఇప్పుడు మ కాకపోతే నాకు తెలిసిన విధంగా, నా నాకు తెలిసినంత వరకు అయితేనండి, స్కూల్ ఎన్విరాన్‌మెంట్‌లో చదివిన ఆహ్, వానికి, లేదంటే కొంచెం బ్రషప్ చేస్తూ, ఎప్పటికీ చేసేవాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎక్కువుంటాయండి.
అవునవును. అవును. హ్మ్. ఓకే. ఓకే.
సో, ఇది నెక్స్ట్ ఆహ్, స్టెప్ యేసినప్పుడు. వీటిని సింపుల్‌గా ఆహ్, ఆ విధ ఆ లైన్‌లో ఉంటాడు కాబట్టి, సో, అది తొందరగా ఆహ్, అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్‌కి అది కంటిన్యూటీ ఉంటది. సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్‌కు అది కంటిన్యూయేషన్ ఉంటది. <smacks lips> అంటే ఆ సబ్జెక్ట్ ఆహ్, ఓరియెంటెడ్‌గా మనం మాట్లాడుకుంటే. సో, ఆ విధంగానే ఇప్పుడు 10థ్ క్లాస్‌లో ప్రేవే స్కూ ప్ర గ గ గవర్నమెంట్ స్కూల్‌లో నుంచి టాపొచ్చిండు. ప్రైవేట్ స్కూల్ నుంచి టాపొచ్చిండు. వాళ్ళిద్దరిని ఒక మళ్ళీ ఇంకొక కాలేజ్‌లో కూ కూర్చోబెట్టి తీస్తే, గవర్నమెంటు ఆహ్, చదివిన వాడికి, ప్రైవేట్‌లో చదివిన వాడికి తేడా ఉంటుంది. ఏ మార్కులొచ్చినా గాని. అంటే పర్‌ఫా‌మె‌న్స్ విధానంలో చెంజెస్ వస్తాయి.
హ్మ్. హ్మ్. అవునవును. అవును. హ్మ్. అవును. హ్మ్. అవునవును. హ్మ్. అవునవును.
సో, తను అంటె ఎప్పుడు అందరికీ దేవుడు మంచి సేమ్ నాలెడ్జ్ ఇస్తాడండి. సేమ్ బ్రెయిన్ ఇస్తాడు, సేమ్ ఉంటది. మనం ఉపయోగించే విధానాన్ని ఎలా అనేది ఇప్పుడు ఆన్‌లైన్ చదువుకోవడమే కాదండి. ఆఫ్‌లైన్ చదువుకోవడమే కాదు. ఒక క్రాష్ కోర్సెస్ కూడా చేయొచ్చు. అంటే ఆ! క్రాష్ కోర్స్ లేకపోతే. ఆ! మనమూ సా ఇంకా ఈ రోజుల్లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ, వెరీ ఆహ్, నియర్ టు ది పీపుల్ అండి. అంటే మనం నేర్చుకో...
అవునవును. హ్మ్. అవునవును. అవునవును. ఇది మాత్రం వాస్తవం. అవునండి.
నేర్చుకోవాలనుకుంటే ఇంకా చాలా సులభతరమైపోయింది ఈ లైఫ్. అంటే, యాక్యురసీ అనేది బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఇంకా ఆహ్, కమ్యూనికేషన్ గాని, లేకపోతే మనకి కావాల్సిన ఎడ్యుకేషన్‌ గాని చాలా దగ్గరైపోయింది. నేర్చుకునేడానికి ఇప్పుడూ ఆహ్, నేనేమంటానంటే అండి. <giggles> ఉదాహరణకు ఒక ప్రతి మనిషి చనిపోయేంత వరకు విద్యార్దే అండి.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవునండి. అవును. ఇది వాస్తవం అండి.
<laughs> ఎందుకంటే, లైఫ్ అంతా ప్రతిరోజు ఏదో విషయం నేర్చుకుంటా ఉ
హ్మ్. ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఆ సమయంలో ఏ సమయంలో అయినా.
హ్మ్. సో, పుట్టినకాడి నుంచి చనిపోయేంత వరకూ, ఒక మానవుడు విద్యార్దే అండి. సో, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పిల్లల్ని ఎలా మారుస్తుంది అంటే, డెఫినిట్‌గా మారుస్తుందండి. అంటే ఒకటి ఎందంటే...
అవునవునండీ .అవును.
అర్థం మనపు సై పిల్లల సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు అంటే, పిల్లలు మనతో ఉన్నప్పుడు లైవ్‌గా తనతో స్పెండ్ చేసినప్పుడే, తన సైకాలజీ తెలుస్తుంది. కానీ, ఆన్‌లైన్‌లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే వచ్చినమా, లైన్‌లో ఉన్నామా, చెప్పినమా, వాళ్ళు క్లాస్ విన్నరా లేదా! ఇవన్ని లేదు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదంటే, వాళ్ళకి ఇచ్చిన ఆహ్, వర్క్‌ని కంప్లీట్ చేయాలి అంత వరకే ఉం
హుహు. అవును. హ్మ్. అదే, అదే. హ్మ్. అవునవును. అంటే, ఇక్కడ చి ఇప్పుడు చిన్న పిల్లల అభ్యాసంలో, అంటే టీచర్ పాత్ర అంటే, వాళ్ళు టీచరూ క్లాస్ రూమ్‌లో ఇంటరాక్షన్ వేరే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఆన్‌లైన్ క్లాస్‌లో ఇంటరాక్షన్ వేరే విధంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో అంటే, ఇప్పుడు మీరు ఎలా అంటే క్లాస్ రూమ్ బెస్టా? లేకపోతే ఆన్‌లైన్ బెస్టా? అనేది అంటే ఎక్కువ దేని గురించి వివరించగలరు మీరు?
అ చాలా చేంజెస్ ఉంటది. సో నేను 100% నా ఓటొచ్చేసి ఆహ్, నేను అంటే, నా పర్సనల్‌గా నా ఒపీనొచ్చేషి స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ బెస్ట్ ఎడ్యుకేషన్ అండి.
ఓకే. హుహు. అంటే, ద్ అంటే దేనివలన అంటే, దానికేమన్నా రీజన్సున్నాయా?
ఎందుకు అంటే, వాళ్ ఉన్నయండి. ఎందుకంటే, దబ్ ఆహ్, ట్ టీచర్స్ ఎవరైతే మనకి బోధిస్తుంటరో పిల్లలకి. <sniffs> ఆ పిల్లలకి ఆహ్, హ్మ్. వాళ్ళ ఆలోచన శక్తి, వాళ్ళ విధానము, మ సైకాలజీ, బాడీ బిహేవియర్సు, వాళ్ళేంత వరకు నేర్చగలుగుతారు, అనేది వాళ్ళు స్టడీ చేసేశారండి. ఎందుకంటే, డే రోజులో ఒక 6 మంత్స్ చూస్తారండి, సెవెంత్ మంతు అర్థమైపోతాడు పిల్లోడు. ఆన్‌లైన్‌లో అట్లా గాదు, హీ కమ్స్ అండ్, టీస్ అండ్ గోస్ వస్తడు, చెప్తడు, వెళ్ళిపోతా తనకు వచ్చిందా, రాలేదా అనేది ఉండదు. సో, ఇక్కడ ఆన్‌లైన్‌లో పిల్లలెప్పుడు నేర్చుకుంటే బావుంటుంది అంటే, తనకు వచ్చిన కోర్సుని, వచ్చిన చదువుని, దాన్నింకా సింప్లిఫై చేసుకోడానికి, లేకపోతే దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి చేస్తే బావుంటుందని ఆల్ నా ఆలోచన.
ఓకే. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అవును. వాస్తవం. హ్మ్. అవును. తప్పకుండ అండి. చాలా బాగా చెప్పారు. అలానే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మనం రీసెంట్‌గా కరోనా అనేది మనకొచ్చింది. అప్పటి నుంచి ఎలా అంటే, ఆన్‌లైన్ క్లాస్‌లు తప్పనిసరిగా అన్నట్టు మారిపోయాయి ఆ సమయంలో.
అవునండి. <giggles>
ఆ సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఫోన్ తీసుకోవడము. అంటే, చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు. అంటే వాళ్ళు కాలేజు స్కూల్స్ వాళ్ళు గూడా కనీసం, స్కూల్స్ వాళ్ళు గూడా ఆ సమయంలో ఫోన్స్ తీసుకొని, ఆన్‌లైన్ క్లాస్ అటెండ్ అయ్యారనమాట. అంటే, ఆ సమయము అంటే పిల్లల్ని ఎలా మార్చింది అని మీరు అనుకుంటున్నారు?
అవునండి. డెఫినిట్‌గా అండి. అంటే ఇప్పుడు ఒక్కటే గాదండి. పిల్లలకు ఇది ర ఎడ్యుకేషన్ సిస్టమే కాదు. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. అంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఎలా ఉన్నాదంటే, మనకి మిలినియం ఉండేది. 1919 వేరు. 2000 వేరు అని. కానీ ఇప్పుడు అలా కాదు. <giggles> బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా చేంజ్. <giggles>
అవును. అవును. హ్మ్. అవునవును. ఇది మాత్రం ఇది మాత్రం వాస్తవం. 2 అయిపోయినాయి. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అయిపోయింది ఇప్పుడు.
అవ్ అవునండి. సో, ఇది ఒక్క వ్యవస్థలోనే మీకు జరిగిన మార్పులు కాదండి. పిల్లల వ్యవ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది. ఆహ్, ఇటు మనం జ్ ఉద్యోగరీతగా మనం చదువుకున్న వాళ్ళకి <clears throat> ఆపార్చునిటీస్ మారిపోయినాయి. ఏ ఇంకా మనకి ఒక ఎ ఎ ఏమంటారంటే ఆహ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, చాలా వరకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మిస్ అయిపోయిందండి పిల్లలకి.
హ్మ్. అవునండి. అవును. అవునండి. అవును. వాస్తవం ఇది మాత్రం.
ఆ! ఎందుకంటే ఇప్పుడు స్కూల్‌లో నేర్చుకునేదినికిను ఆన్‌లైన్‌లో నేర్చుకున్నదానికి చాలా తేడా ఉండదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆహ్, సిమెంట్ ఎలా కలపాలో ఆహ్, యూట్యూబ్‌లో చూశి సిమెంట్ కలిపితే రాదండి. అది కలుపుతూ ఉన్నప్పుడు దాన్ని ఆహ్, ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే అది ప మనం ప్రాపర్‌గా మనం వర్క్ చేయా అంటే సిమెంట్ ఏ
హ్మ్. అవునవును. అంటే మనకు ఆ వర్క్ అనేది తెలుస్తుంది. ప్రాపర్‌గా మనము హ్మ్.
తెలుస్తుంది. ఆన్ గ్రౌండ్స్‌లో తెలుస్తుంది. సో, ప్రతీదీ ఆన్‌లైన్‌లో అంటే దట్ విల్ నాట్ వర్క్ ఫర్ ఎనిథింగ్ అండి. అంటే ఆహ్, తను చదువుకున్న దాన్ని ఒక పేపర్ మీద పెట్టినప్పుడే కదండీ, దాన్ని సాల్వ్ చేసేది. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేసి పేపర్ మీదే ఉంటది. ఆన్‌లైన్‌లో అయితే ఉండదు కదండీ మనకైతే. సో, తను ఒక రకంగా ప్రిపేర్ అవుతాడు. ఇంకొక రకంగా రాయాలి అంటే మనము ఫస్ట్ నుంచి చిన్నప్పటినుంచి మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఒక చిన్న మార్పులు చెయ్యాలని నాకు ఒక చిన్న అంటే సందే ఆహ్, అనిపించిందండి అంటే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే అండి
అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్.
మన సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ప్రపంచం ఏదైతే ఫాలో అవుతుందో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ప్రతి ఒక్కరికి ఇంట్రడక్షన్ చేస్తే అండి అది అలవాటు చేసుకుంటే వా
హుహు. ఓకె. ఓకె. అంటే, అంటే మీ దృష్టిలో ప్రపంచం ఏ ఎడ్యుకేషన్‌ని ఫాలో అవుతుందని మీరనుకుంటున్నారో?
అంటే ఆహ్, క్లాస్‌రూమ్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఇంకా ఆహ్, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, ఇంక థియరీ ఎడ్యుకేషన్, ఆహ్, ఇంకా ఒక సైకలాజికల్ ఎడ్యుకేషన్, సోషల్ ఎడ్యుకేషన్, అంటే మనకు చెప్పింది చూపించడము, చెప్పింది వినిపించడం. చెప్పింది కథలు కథలుగా మాట్లాడుకోవడము. చెప్పిందాంట్లో నిన్ను ఉంచడము. సో, అది ఆ విధంగా చేస్తే అండి మనం ఇప్పటికి ఎందుకు మర్చిపోతామండి. <chuckles> ఏదైనా విషయం చెప్తే
ఓకె. ఓకె. హుహు. హ్మ్. హుహు. హ్మ్. ఓకె. అవును. ఇది మాత్రం వాస్తవం. అవును.
అట్లా అనిపించింది. నాకంటే ఆహ్, ఇది చాలా పెద్ద, పెద్ద యూనివర్సిటీస్‌లో ఫాలో అయితూ ఉంటారు. ఎందుకంటే, వాళ్ళకి దె హావ్ టు వాళ్ళు చెప్పింది వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్తే దాన్ని ఇన్వాల్వ్ చేస్తారు దాంట్లో. దాని మీద ఒక ప్రాజెక్ట్ చేపిస్తారు. దానితో నీకు థియరీ రాపిస్తారు. దాంతోనే ఒక ఆహ్, స్టోరీ టెల్లింగ్ చేపిస్తారు. అంటే, న అట్లా చేయడం వల్ల ఏమైతదంటే, మనకి ఒక రకంగా కాకపోతే ఇంకో రకంగా, ఇంకొక రకంగా ఇంకో అంటే, ఒక అప ఒకదాన్ని ఎన్ని విధాలుగా మనం చెప్తే ఏదో ఒక దాంట్లో, వాడికి పర్ఫెక్ట్‌గా అర్థమైపోతది. తన జీవితాన్ని ఇప్పుడు మనం
హ్మ్. అవునవును. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. అవును ఇది మాత్రం వాస్తవం. అంటే, వాళ్ళకి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. వాళ్ళకి అర్థం చేసుకునే స్థితి. అంటే, ఒకళ్ళు ఫాస్ట్‌గా చేసుకుంటారు. ఒకరు లేట్‌గా చేసుకుంటారు. ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఏదో ఒక టైంలో వాళ్ళకి అర్థమయ్యే చే సిట్యుయేషన్ చాలాగా మారుతాయి.
అవ్ అవునండి. అంటే చ
మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇది మాత్రం.
చదువనేది మన జీవితంలో నేర్చుకొని, మార్కుల కోసం కాదండి. చదువనేది అది మన జీవితానికి ఉపయోగపడాల్సిన విషయమండి. సో, ఆ విధంగా పిల్లలు చదువుకోడానికి మనం ప్రయత్నం చేస్తే అసలు ఎలా మారుస్తారంటండి ఆహ్, ఇప్పటిదాకా జరిగింది వేరు. ఇక మీదట జరిగేది వేరు.
హ్మ్. అవునండి. అవును. హ్మ్. అవును.
ప్రపంచంలో జరిగే మార్పులు అందుకంటే అండి. ఇప్పుడూ చదువుకున్నవాడు ఓహ్! చేసే వండర్స్‌కూను...
అవునండి. వాస్తవం. హ్మ్.
నార్మల్‌గా ఉన్నవాడు చె ఎంత చేసినా వేస్టే అండి.
అవునండి. తప్ప ఆహ్, తప్పకుండా నిజమే అండి.
ప్రతీ ఇండస్ట్రీలో ప్రతి సెక్టార్‌లో ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ అండి.
అవునండి. అవును. వాస్తవం. అలానే ఇప్పుడు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు రాబోయే అంటే పిల్లలకి చాలా మ్యాన్‌డేటరీగా మారిపోతుంది. అలా ఆ టైమ్‌లో వాళ్ళూ అంటే పాటించాల్సినవి, అంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సినవి ఏమని మీరు అంటే వాళ్ళకి ఇచ్చే సూ సలహా సూచనలు ఏమ్ ఏమంటారు మీరు?
నేర్చుకోవడంలో తప్పేంలేదండి. ఒకటే సందర్భంలో ఇప్పుడు మనం క్లాస్‌లో కూర్చుంటే మనము నేర్చుకుంటాం ఏదైతే ఉన్నదో. ఆన్‍లైన్‍లో కూడా చెప్పి చూడాలి. నేర్చు అంట ఎప్పుడు ఎవరికి, ఏ రకంగా అర్థమైతదనేది పిల్లల సైకాలజీ మనకు తెలియదు. కానీ, నేర్చుకోవడానికి తప్పేం లేదు. ఆన్‍లైన్‍లో ఇప్పుడు ఆఫ్‍లైన్ ఇప్పుడు మ్ అ పెనే ఆహ్, మనకి బాగా అలవాటు. కరోనా వచ్చిన తర్వాత ఆన్‍లైన్ వచ్చింది. ఇప్పుడు అది అడాప్ట్ కావడానికి పిల్లలు ఏదో ఆహ్, కంప్యూటర్ ముందు కూసుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా వాళ్ళకి గ్యాడెట్ ఇచ్చేసి, కూర్చోబెట్టి ఉంటే వాళ్ళు నిజంగా చదువుతారా మరి? ఇది ఒక 10 నిమిషాలు చూస్తరు కావచ్చు. ఇప్పుడు వాడు చూస్తుండిట్ల, ఇట్లా ఉండి చూస్తుంటడు. కానీ, పక్కకి మన వాని పర్యావరణాన్ని చూస్తూ ఉంటడు, పక్కనే చూస్తడు, ఇటు చూస్తడు, వాడు కాన్సంట్రేట్ చేసిండా, చేయలేదా అనేది తెలువదు.
హ్మ్. అవును. అవునవును. అవును. అవును. అవును ఆ! ఒక అంటే ఒక గురువుకి తెలియదు ఆ కాన్సన్‌ట్రేషన్ ఉందా లేదా అనేసి.
హ్మ్. తను చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటడు, పిల్లలు చూస్తుర్రా లేదా. అదే క్లాస్‌లో ఉంటే డెఫినిట్‌గా అరేయ్! అని చాక్ పీస్ ఇసిరేయడమో, బెదిరించడమో, మాట్లాడడమో, తను డైవర్ట్ చేసి, తను చెప్పేదాన్ని కాన్సంట్రేట్ చేయించుకోవడానికి పిల్లల్ని అటెన్ అటెన్షన్ సీక్ చేయడము అలా ఉంటుంది. సో, ఇది ఆన్‍లైన్ ఎడ్యుకేషన్ ఆహ్, నేను సమర్థించనండి. ఆఫ్‍లైన్ ఎడ్యుకేషనే బెస్టనిపిస్తది.
హ్మ్. అవును. ఉహూ. ఓకే. ఓకే. ఓకే. చాలా బాగుందండి. అంటే ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్ రాబోయే కాలంలో పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది? అండ్ వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి అనేది మీరు చాలా బాగా వివరించారు. ధన్యవాదాలండి.
థ్యాంక్యూ అండి. ధన్యవాదాలండి మీకు కూడా.